మీరు ఒంటరిగా వెళ్ళడానికి ఎక్కడికైనా ఇష్టపడుతుంటారా? ఒకవేళ మీకు వెళ్తే గనుక ఏదైనా మర్చిపోలేని ఒక దృశ్యం గురించి వివరిస్తారా?
ఆ! ఖచ్చితంగా అండి. నేను ఎక్కడికైనా గాని నేను ఒంటరిగా ఎళ్ళడమే నేను అంటే ప్రిఫర్ జేస్తానండి. అంటే ఒకరిని అడగడము అంటే అడుగుతాను. అంటే మళ్ళీ వాళ్ళు, నేను రాలేదు అని చెప్తే నేను చా చాలా ఫీల్ అయిపోతాను. ఫీల్ అంటే అది ఒక రకమైన ఫీలింగ్ అండి. అది చెప్పలేమన్నమాట. అంటే మాటల్లో చెప్పలేం. <chuckles> అంతే అండి నిజంగా. అడగకపోతే అయిపోతది కదా. ఎందుకు మన పని మనం జేసుకుంటూ ఎళ్ళిపోదాము. అంటే నాకు ఎంజాయ్ చేయాలనిపిస్తే నేనెక్కడికైనా ఎళ్ళాలనుకుంటే నేను అంటే ఒక ఏజ్ నుంచి ఒక వయస్సు నుంచి అడగడం ఆపేసినా అండి అందరిని.
ఓకే. హుహు. రిజెక్ట్ చేస్తే. అవును. <chuckles> అడగకపోతే అయిపోయేది గదా అనిపిస్తది అసలు. యాహ్. ఓకే. ఆ! ఓకే.
నాకిప్పుడు అనిపిస్తుంది ఇది చేయాలంటే నేనొక్కడినే ఎళ్లి జేసేస్తా. నాకిక్కడికెళ్ళాలనుంది
అంటే వేరే వాళ్ళ మూడ్ గానీ, వేరే వాళ్ళ ప్లాన్స్ కానీ మీ మీకు మీ ప్లాన్‌కి అడ్డు రావద్దు. ఏది మీరనుకున్నదయిపోవాలి. మీరు ఈ ప్లేస్‌కెళ్ళాలి అంటే ఎళ్లిపోవాలి. ఎవరైనొచ్చినా రాకున్నా అది వాళ్లిష్టం. మీరు మాత్రం వెళ్ళాలి. చాలా మంచి యాటిట్యూడ్ అసలు. అలానే ఉండాలి యాక్చువల్లీ. ఇండిపెండెంట్‌గా ఉండి యాహ్! చాలా మంచి విషయం.
అంతే అండి. ఖచ్చితంగా. ఎళ్ళిపోవాలి అంతే. అంతే అంతే అండి. చాలా చాలా సింపుల్ అండి. నిజంగా. నిజంగానే. హ్మ్. అయితే నాకు ఇట్లా అంటే ఇట్లా అదే ఒక ప్లేస్ కనే గాదండి, నాకిప్పుడిది తినాలనుందంటే నేనొక్కడినెళ్లి తినేస్తా. నాకు ఇట్లా సినిమా జూడాలనిపిస్తే నేనిట్లా పోయి తినే అద్ చూసేస్తా అలాగనమాట. అయితే ఆహ్ హ్మ్.
హ్మ్. అసలు యాక్చువల్లీ ఇదే మంచి విషయం. ఎందుకంటే షేర్ గూడా చేసుకోవాల్సిన అవసరం లేదు.
<chuckles> నిజంగానే, అంతా మనకే. ఏదున్నా మనకే మొత్తము. ఎ హ్యాపీగా జాలీగా తిరగొచ్చు. మనమే ఫో
<chuckles> యాహ్! యాహ్! ఇంకోటేంటంటే, వేరే వాళ్ళతోని తింటుంటే కొంచెం ఎటిక్వెట్స్ అది ఇది అని ఓవర్ యాక్షన్ ఉంటది. అదే మనం వెళ్తే ఎట్లా పడితే అట్లా దినొచ్చు. ఎక్కడంటే అక్కడ దినొచ్చు. అంటే స్ట్రీట్ ఫుడా, మాల్సా, క్యూసినా, ఫైన్ డైనింగా పక్కన పెడితే ఏది నచ్చితే అది తినొచ్చు. ఈ స్వతంత్రం ఉంటది.
హ్మ్. హ్మ్. నిజంగా అండి. అంటే ఆహ్, మీరు మీరు జెప్పినట్టు ఎటికెట్ అనేదుండాలి. ఆహ్, ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఎంత జాన్ జిగిరి ఫ్రెండ్ ఉన్నా గాని అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా అరె! మనం ఇప్పుడు ఇది ఇది జేస్తే వీడేమన్నా అనుకుంటాడేమో, ఈమేమేమన్నా అనుకుంటదేమో అని చెప్పి ఖచ్చితంగా ఒక చిన్న సందేహం అనేది మీకు వస్తదన్నమాట. అలాగా అలాగా ఏమైందంటే అండి ఒకరోజు నేను ఆహ్, అంటే నేను నా పై చదువులు మాస్టర్స్ కోసం నేను ఐర్లాండ్‌కెళ్ళానండి.
హ్మ్. యాహ్! ఆ! అవును. అవును. అవును. హుహు.

లేదండి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే. డైరెక్ట్ బస్సెస్ ఉంటాయండి మనకక్కడ ఐర్లాండ్‌లో.
పబ్లిక్. ఓకే. ఓకే, ఓకే.
ఆ! అంటే కారులో యెళ్తే మళ్ళీ అదొక ఫ్యూయల్ ఇష్యూ అని చెప్పి, అంటే కారెందుకు మేము తీసుకోలేదు అని అంటే ఆ సమయంలో ఆహ్, గడ్డ కట్టిపోతదండి మొత్తం అంటే కొన్ని కొన్ని సార్లు మీరు నమ్ముతారో, నమ్మరో లోపల పెట్రోలు గూడా గడ్డ కట్టిపోయిన రోజులున్నాయండి.
ఆహా! ఓకే. ఓహ్! ఓకే.
అది ఏందో వింతండి పెట్రోలు గడ్డ కట్టడం అనేది <chuckles> ఏడ జరగదు.
మరి బస్సెస్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎలా నడుస్తాయి? ఎలక్ట్రికా?
ఎలక్ట్రిక్ అండి, మొత్తం. అక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మొత్తం ఎలక్ట్రిక్. అ ఆహ్, అయితే నార్మల్‌గ పబ్లిక్ వాడే దాన్ మన మనుషులు వాడే కార్స్ అన్ని కొ కొంత కొన్ని ఎలక్ట్రిక్ ఉంటాయి కొన్ని కొన్ని ఫ్యూయల్ బేస్డ్ ఉంటాయన్నమాట.
ఆ! ఓకే. మేక్స్ సెన్స్ యాహ్! ఓకే. ఓకే.
అయితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో డైరెక్ట్ బస్ అండి. బస్సు దిగి ఒక 5 నిమిషాలు నడవాలనమాట అక్కడికి. అంటే ఆల్‌మోస్ట్ ఆహ్, డైరెక్ట్ బస్సే అనమాట. అలాగ బస్సు ఎక్కానండి బస్సేక్కాను ఆహ్, ఇలాగా <smacks lips> నార్మల్ చే జాకెట్ అవన్నీ యెసుకుంటాం గదండీ. నాకేమో జాకెట్ యెసుకోవాలంటే చికాకు.
ఓకే. ఓకే. ఆ! ఆ! ఎందుకు? అంటే చలికి వేసుకుంటారు కదా.
అప్ అ! ఏమో అండి నాకదె యెసుకోవాలంటే గూడా చికాకనమాట. <giggles> అయితే బస్సు ఎక్కగానే జాకెట్ దీసేస్తే, అక్కడ ఐరిషొళ్ళంతా "అరే బాబు నువ్వెలాగ ఉంటున్నావు ఇంత చలేస్తుంది మాకు?" ఏ నాకిది చలేం గాదు ఐ‌యమ్ ఫైన్ అని జెప్పాననమాట వాళ్ళకి. అ అయితే ఒక గంట జర్నీ అయిందండి. 55 మినిట్స్ గంట వరకు అయిపోయింది జర్నీ. అక్కడికి ఒక కొట్టుండేదండి సమ్ కెఫే టైప్ ఉండింది. యెళ్లి బ్లాక్ కాఫీ ఆర్డర్ జేసి ఫస్ట్ సిప్ బ్లాక్ కాఫీ తాగానండి నేను. అ అంటే ఇండియాలో ఉన్నప్పుడు గూడా నేను తాగాను. అంటే ఇక్కడ వేరు గదండీ కొంచెం. వాలుచేసే విధానం గానివ్వండి కొంచెం అంతా అక్కడ ఆ! నిజంగా నిజంగా అండి. అక్కడ పాలనేది ప్యూర్ మిల్క్ అండి అక్కడ.
<giggles> ఆహ! <chuckles> అ! ఆ! ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. హుహు. ఓకె. అవును, అవును. హ్మ్. క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ డిఫరెంట్‌ ఉంటుంది. యాహ్!